అయితే మనకి, ఈ రోజుల్లో ఏంటంటే, ఫోను అనేది ఒక పెద్ద ఆహ్, అణుబాంబు లాగా తయారైపోయిందనమాట. అంటే, మన టైంని కన్జ్యూమ్ చేసే విషయం దగ్గర నుంచి, మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విషయం దగ్గర నుంచి, ఒక ఇంపార్టెంట్ పని చేద్దామంటే ఫోనులో మునిగిపోయి, ఇంపార్టెంట్ పని మర్చిపోతూ ఉంటామనమాట. అయితే, అన్నీటికంటే, ఫో బాగా డిస్టర్బ్ చేసేది ఏంటంటే ఫోనులో మనకొచ్చే నోటిఫికేషన్స్. అవి ఏవైనా కానివ్వండి. ఆహ్, నోటిఫికేషన్స్ వల్ల మనం డిస్ట్రాక్ట్ అయిపోయి, ఎందుకంటే ఫోను పక్కనే పెట్టుకుంటాం కాబట్టి అది డిస్ట్రాక్ట్ అయిపోయి ఏంటంటే దాన్ని మనము, ఆహ్, ఇంకా ఒకసారి దూరామంటే అందులో, మళ్ళీ చాలా సేపు గడిపిన తర్వాత వెనక్కి వస్తూ ఉన్నాం. అయితే నోటిఫికేషన్లు తగ్గిస్తే, మీ ఫోనులో, ఆహ్, నోటిఫికేషన్ తగ్గించడం వల్ల, మీవ మీకు ఎంత, ఆహ్, ప్రొడక్టివిటీ ఇంపాక్ట్ అయింది? మీరు ఎలా ఇంపాక్ట్ అయ్యారు ఏంటి అని కొంచెం చెప్పగలరా?
అవునండి. అవును. అవును. తప్పకుండా అండి. అంటే, ఇప్పుడు ఫోనులో నోటిఫికేషన్స్ ఉంచుకోవడం వల్ల మనకి కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. కానీ నేనేంటంటే ఎక్కువ శాతం ఒక పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌కి కూడా లాభాలు కాని నేను చూశాననమాట ఇవన్నీ కూడా. అంటే నేను కూడా ట్రై చేశాను. అంటే ఇప్పటికీ నేను కూడా నోటిఫికేషన్స్ అవన్నీ కూడా ఆఫ్ చేస్తూ ఉంటాను. ఇలాంటివి కూడా నేను చేస్తూనే ఉంటాను. ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే, నా వర్క్ మీద ప్రొడక్టివిటీ కూడా ఎక్కువ పెరిగింది. అలాగే కూడా నా టైమనేది సేవ్ అవుతూ వచ్చింది. అంటే ఇప్పుడు చూడండి, మనం మార్నింగ్ కూడా లేవగానే ఇప్పుడు ఇది వరకు వచ్చేసరికి మనం బయటికి వెళ్తే పక్షుల రాగాలు వినడం కానివ్వండి, అట్లాంటి నేచర్‌ని అనేది సూర్యదశమికి, మనం వెళ్లి నుంచోవడం కానివ్వండి, ఒక విటమిన్ డి గానివ్వండి, అట్లాంటివి తీసుకునేవాళ్ళు జనాలు. కానీ, ఇప్పుడేంటంటే, లేవగానే ఫోను. చేతిలో ఫోనే చూస్తారండి. కనీసం బెడ్ నుంచి దిగకముందే వాళ్ళు నోటిఫికేషన్స్ అవన్నీ చూసుకుంటూ ఉంటారు. అలా చూసుకోవడం వల్ల ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్, ఆహ్, ఏమన్నా ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేశారనుకోండి, నోటిఫికేషన్స్ వచ్చాయి. అందులో మనకి బ్యాడ్ న్యూస్ ఉందనుకోండి, మార్నింగ్ మార్నింగే ఆ నెగటివిటీ అనేది ఎప్పుడైతే మన మైండ్‍లో సబ్కాన్షియస్ మైండ్‌లో స్టోర్ అయిందో, ఆ డే అంతా కూడా నెగెటివ్‍గానే ఉంటూ ఉంటుందనమాట. అంటే, అది ఏంటంటే తెలియకుండానే మన మైండ్‌ని కంట్రోల్ చేస్తుంది. ఇంపాక్ట్ అనేది చేస్తూ ఉంటుంది.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. చాలా బాగా చెప్పారు. హ్మ్. హ్మ్.
అలా కాకుండా అవునండి. సో, అలా కాకుండా మనం నోటిఫికేషన్స్ అనేది ఆఫ్ చేసుకున్నామండి. మన అవసరమైన టైంలోనే మనము నోటిఫికేషన్సనేవి అంటే ఆఫ్ చేసుకొని, మనం ఎప్పుడైతే అవసరం ఉందో ఫోను అనేది అప్పుడు అంటే లైక్ ఒక 5 అవర్స్‌కి ఒకసారి కానివ్వండి, ఆఫ్టర్నూన్ టైమ్ కానివ్వండి, మన వర్కంతా అయిపోయిన తర్వాత మనం చెక్ చేసుకోవడం బెస్ట్. అంటే కొన్ని కొన్ని కొన్ని సార్లు ఇంపార్టెంట్ కాల్స్ కూడా ఉంటాయండి. అవి ఒక్కొక్కసారి అంటే ఇప్పుడు ఎమర్జెన్సీ కాల్స్ ఉంటాయి. అంటే మనం కాల్ గాబట్టి మనకి ఈజీగా మనం అటెండ్ అవ్వచ్చు. బట్ మెసేజెస్ అవన్నీ ఏంటంటే ఇప్పుడు మనం తర్వాత చెక్ చేసుకునే దానికి రెస్పాన్స్ అనేది ఇచ్చిన వెంటనే మనకేంటంటే ప్రొడక్టివిటీ మన వర్క్‌లో ప్రొడక్టివిటీ అనేది మనకి మెయింటైన్ చేయగలుగుతాము. అలాగే ఎదుటి వాళ్ళకి కూడా మనకి రెస్పాన్స్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు వాళ్ళు హ్మ్.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవునండి. హ్మ్. అంటే మీరు అలా ఫాలో అవుతారా అండి? అంటే, సమ్మరీ లాగా పెట్టుకోవడం, టైమ్ టు టైమ్ నొటిఫికేషన్స్ ఏదైనా షెడ్యూల్ చేసుకోవడం అలా ఏమైనా ఫాలో అవుతారా మీరు?
నేను నోటిఫికేషన్స్ కాదండి ఏదన్నా నేను చేయాలి, పని చేయాలి అనుకుంటే నేను ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అనేది ఆ పని అంటే ఇప్పుడు రిమైండర్స్ ఉంటాయి చూడండి. వర్క్ ఈ టైంకి మనం ఇది చేయాలి, ఆ టైంకి ఇది చేయాలి. అంటే ఖచ్చితంగా నేను నోటిఫికేషన్సనేవి అలా యూజ్ చేసుకుంటాననమాట. అంతే కాని, సోషల్ మీడియా గానివ్వండి, వాట్సాప్ మెసేజెస్ కానివ్వండి. ఇట్లాంటివి నేను ఎక్కువ యూస్ చేస్తూ ఉండను. అండ్ నేనవన్నీ కూడా దూరంగా ఉన్నాను. అంటే ఇప్పుడు చూడండి! మనకి ఓపెన్ చేస్తే చాలు ఏదో ఒకటి నెగటివిటీ వస్తూనే ఉంటుంది. అలాగే ఏంటంటే చాలా మంది రీల్స్ చేయడం కానివ్వండి అట్లా చేస్తారు. వాళ్ళదేం
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును.
ఒకసారి, ఒక రీల్ తిప్పుతమనంటే ఇంకా అట్లానే రోల్ చేస్తూ ఉంటామన్నమాట. 1 హావర్, 2 హావర్ అలాగా అయిపోతది. మనకు తెలియకుండానే అయిపోతుంది. అలా అయిపోవడం వల్ల మన టైమనేది కూడా కన్సుమ్ అయిపోతూ ఉంటుందన్నమాట.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అంటే హ్మ్, ఇప్పుడు మనకి ఫోకస్ తగ్గిపోయి, ప్రొడక్టివ్ ప్రొడక్టివిటీ కోసము మన నోటిఫికేషన్స్ అనేవి ఆహ్, ఇది చేస్తాము. బట్ ఏంటంటే అండి చాలా వరకు ఇదొక అబ్సెషన్ అయిపోయింది. మనం ఎంత మనం నోటిఫికేషన్లు పెట్టినా కానీ, వెంటనే మనమే ఓపెన్ చేసి, మనమే లాకులు తీసుకోవటం, ఇలా అనేది నడుస్తా ఉందనమాట. ఎందుకంటే మనమే రిస్ట్రిక్షన్ జేస్తున్నాం కాబట్టి ఆ రిస్ట్రిక్షన్ తీయడం గూడా మనకు తెలుసు.
అవునండి. అవును. అవును. అవునండి.
సో, అంటే దీన్ని వీటన్నిటికి మూల కారణం ఏదంట? ఇదెట్ల కంట్రోల్ చేసుకోవాలి అసలు?
ఇప్పుడు మనమేంటంటే ఆ! అన్నీ అనేది ఇప్పుడు కంట్రోల్ చేయడానికి ఏదో ఒకటి దారి అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో మనం ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ నేను మీకు చెప్పినట్లంటే ఇప్పుడు వాట్సాప్ కానివ్వండి, లేదంటే టెలిగ్రామ్ కానివ్వండి, అన్ని ఆఫ్ చేసామనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక హాయ్ అనేది మెసేజ్ చేసారు ఓకేనా! మీరు బిజీగా ఉండొచ్చు. కానీ వాళ్ళు ఖాళీగా ఉండొచ్చు. సో, అలాంటి టైంలో మీరు ఆ నోటిఫికేషన్ చూసి మీరు రిప్లై ఇచ్చారనుకోండి. మీకేంటంటే అక్కడ కన్వర్జేషన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటారు. జస్ట్ నార్మల్ టైమ్ పాస్‌కి వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. మీరు కూడా మాట్లాడుతూ ఉంటారు. బట్ ఇక్కడ ఏంటంటే అంటే అల్టిమేట్‌గా ఎఫెక్ట్ అయ్యేది మీ వర్క్ అనమాట. అదేంటంటే మీరు కూడా తెలియకుండా వాళ్ళతో మాట్లాడుతూ ఉండడం వల్ల ఈ వర్కనేది అలాగే ఉండిపోతుంది. అలా కాకుండా మనం ఎప్పటికప్పుడు వర్కనేది కంప్లీట్ చేసుకొని ఇప్పుడు వాళ్ళతో మాట్లాడాలనుకున్నాం, సో మనది కూడా కంప్లీట్ అయిన తర్వాత మనము ఫ్రీ టైమ్‌లో మాట్లాడినట్లయితే మనకు కూడా అది మంచి చేస్తుందని నేను అనుకుంటానండి.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఎంతో కొంత. హ్మ్. అయితే ఇప్పుడేంటంటే మనకి తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని ఉంటాయండి. ఇప్పుడు మనం వర్క్‌లో ఉంటే వర్క్ వాట్సాప్ గ్రూపులుంటాయి. ఆహ్, హ్మ్. లేదంటే ఫ్యామిలీ పరంగా కొన్ని వాట్సాప్ గ్రూపులుంటాయి. ఇవేంటంటే మనకి నచ్చిన, నచ్చకపోయినా మనం మనకి విరుద్ధంగా అయినా గాని అందులో పాల్గొనాలి మనం. అంటే మనం డ్ర్ మెసేజులు చూసినా రిప్లై ఇవ్వకపోయినా కనీసం మనం ఏంటంటే అందులో ఉండాలి.
అవునండి. అవును. అవును.
అప్పుడు ఉన్నప్పుడు నోటిఫికేషన్లు ఒస్తాయి. మనం వాని మ్యూట్ చేసుకున్న ఎంతైనా ఏదో ఒక రోజు అయితే ఓపెన్ జేసేసి రోజులో ఒక ఒక పూట చూసుకోవాలి. ఇట్లాంటిది ఇట్లాంటి దాన్ని మనం అసలు ఎట్ల జూడాలండి.
అవును. <giggles> అవునండి. ఇప్పుడు ఫ్యామిలీ అంటే, ఇప్పుడు మన ఓన్ ఫ్యామిలీ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు వాళ్ళు ఎమర్జెన్సీ అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు కాల్ అనేది చేస్తారు. సో, ఇలాంటివి ఏమంటే కొంచెం డిస్ట్రాక్షన్స్ అనేవి, డిస్టర్బెన్స్ అనేవి క్రియేట్ చేస్తాయి. ఫ్యామిలీ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు వాళ్ళేంటంటే, మేము ఇది చేసాము, అది చేశాము అంటారు. లేదంటే ఇక్కడ ఈ గొడవలు జరిగినయి, అక్కడ ఆ గొడవలు జరిగినయి అని చెప్పి డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటారు. దాని వల్ల కూడా మన మైండ్ ఏదైతే ఉందో, అది డిస్టర్బ్ అవుతూ ఉంటుందనమాట. ఇప్పుడు కుటుంబంలో చాలా కలహాలు ఉంటాయి లేదా హ్యాపీనెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాళ్ళందరూ అక్కడ షేర్ చేసుకుంటారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వాళ్ళేంటంటే ఆహ్, మేబీ పని చేసుకుంటూ, బిజినెస్ చేసుకుంటూ ఉంటారు లేదంటే ఏదైనా ఉండొచ్చు. బట్ అలాంటి టైంలో స్టూడెంట్స్ కానివ్వండి ఎవరైతే ఉన్నారో వాళ్ళేంటంటే, చదువు మీద కాకుండా ఇట్లాంటి దాని మీద కాన్సంట్రేట్ చేసినట్టయితే, వాళ్ళ చదువు కూడా పాడవుతూ ఉంటుంది, డిస్టర్బ్ అవుతూ ఉంటారనమాట.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. బా జెప్పారు. హ్మ్. అయితే ఆహ్, కొన్నిసార్లు ఏంటంటే ఆహ్, ఈ నోటిఫికేషన్లు కొంతమంది పడుకునేటప్పుడు జూస్తారు. అంటే రోజు మొత్తం శుభ్రంగా పనులు జేసుకుంటారు. ఆహ్, ఇంక్ ఇంక కాసేపట్లో ఇంకొక గంటలోనే ఏమొ పడుకుంటామనంగా ఇంకా కొంచెం రిలాక్స్ అయ్యేటప్పుడు ఫోన్ ముట్టుకొని అన్నీ ఏమున్నా చెక్ చేసుకొని జేస్తారు. ఇందులో 2 రకాలు ఉన్నారు. నిజంగానే ప్రొడక్టివిటీ మీద ఉ ఉండి మంచిగా చూసేసుకొని పడుకునే వాళ్ళుంటారు. <swallows> కొంతమందేంటంటే అప్పడి వరకు కంట్రోల్ జేసుకునే వాళ్ళు అప్పుడు చూసి డిస్టర్బ్ అయిపోయి అదొక ని ఆందోళనకు గురైపోయి నిద్ర ఎఫెక్ట్ చేసుకునే వాళ్ళుంటారు.
హుహు. అవునండి. అవును. అవును. అవును. హ్మ్. అవునండి
ఏ రకంగా మనకి కరెక్ట్ అంటారిది?
ఇప్పుడూ మనకీ వర్క్ ప్రకారంగా ఏవన్నా ఉన్నాయనుకోండి. అవి రివ్యూస్ చూసుకోని మనం పడుకున్నట్లయితే పర్వాలేదు. కానీ నా దృష్టిలో ఏంటంటే, మనం ఫోననేది పడుకునే ఒక గంట ముందు చూసుకోవాలండి. దాని తర్వాత మనం పడుకుంటున్నాము అనంటే ఒక గంట తర్వాతనే పడుకోవాలి. ఎందుకనంటే అది మనకి కొన్ని కైండ్ ఆఫ్ సబ్‌కాన్షియస్ మైండ్‍లో కూడా మనకి స్టోరవుతూ ఉంటాయి. సో, అట్లాంటివి కూడా మనం స్లీపనేది, సైకిలనేది డిస్టబవుతూ ఉంటుంది. సో, అది డిస్టబవడం వల్ల మనకి కరెక్ట్ ప్రోపర్ స్లీప్ రాకపోతే కచ్చితంగా అది హెల్త్ మీద కూడా మనకి ఇంపాక్టనేది చూపిస్తుంది. హెల్తనేది కూడా పాడవుతుందనమాట. సో, అలా కాకుండా మనకేదన్నా ఉంటే ఫాస్ట్ ఫాస్ట్‌గా చూసుకునే వర్క్ రిలేటెడ్ పడుకుంటే సరిపోతుంది. కొంతమంది చూడండి. డిప్రెషన్‌గా ఉన్నవాళ్ళు కూడా వాళ్ళని మైండనేది డిస్ట్రాక్ట్ అనేది చేసుకోవడానికి ఫోన్స్ అనేవి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళనేది వాళ్ళ ప్రపంచంలోకి ఫోనులో ద్వారా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. మేబీ వీడియోస్ చూడడం కానివ్వండి. లేదా సాంగ్స్ వినడం కానివ్వండి. అట్లాంటివైతే ఓకే. బట్ ఇట్లాంటివి అన్‌హెల్దీ కన్వర్జేషన్స్ కానివ్వండి. లేదా అన్‌హెల్దీ కైండ్ ఆఫ్ యాప్స్ కానివ్వండి. ఇప్పుడు చూసినట్లయితే మనకి యాప్సొచ్చేసరికి మేబీ లోన్ యాప్ కానివ్వండి. లేదంటే బెట్టింగ్ యాప్స్ కానివ్వండి. ఇవన్నీ బాగా ఎక్కువైపోయాయి. ఇప్పుడవీ మీరు నోటిఫికేషన్స్ అంటే ఇప్పుడు మీరీ రో ఏదన్నా అప్లికేషన్ ఓపెన్ చేస్తనారనుకోండి. దాంట్లో పైన మీకు నోటిఫికేషన్స్ వస్తది. ఆహ్, లైక్ ఈ గేమాడండి. మీకింత విన్ అవుతారు. ఈ గేమాడండి. గూగుల్ కానివ్వండి. లేదంటే క్రోమ్ కానివ్వండి. ఇట్లాంటి నోటిఫికేషన్స్ అవన్నీ వస్తున్నాయి. మేబీ ఇప్పుడు మనకి యవేర్నెస్ ఉన్నవాళ్ళు వాడకపోవచ్చు. బట్ తెలియని వాళ్ళు గమ్మున అది వాడుకొని డబ్బులు అనేది పోగొట్టుకున్నవాళ్ళు కూడా ఉన్నారు. సో, అట్లాంటి కైండ్ ఆఫ్ నోటిఫికేషన్స్ కూడా మనం ఇగ్నోర్ చేస్తేనే బెటర్.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఇంపాక్ట్ అవుతది. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. నిజవండి. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. నిజం బా చెప్పారండి. ఎందుకంటే, ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోతూ ఉంటాం నిజమని ఆహ్, ఇది అయిపోవటం దాంట్లోకి దూరిపోవటం. అంటే ఏంటంటే, ఇంక మనకి ఆశకు హద్దు లేదన్న టైపులో ఆహ్, చేస్తూ ఉంటామన్నమాట. అయితే ఆహ్, మీకెట్లైనా ఎప్పుడైనా ఒక అసలు జీవితంలో అమ్మా! ఇగ చాలా అబ్సెషన్ అయిపోయిందబ్బా! ఫోనంటే. అసలు ఏదో ఒకటి దీనికి మనం స ఆహ్, సొల్యూషన్ వెతుక్కోవాలి. నాకు స్వతహాగా నేనేదైనా చేసుకోవాలి, అని చిరాకులో ఏదైనా ఒక కట్టడి మిమ్మల్ని చేసుకున్న సిట్యుయేషన్స్ ఉన్నాయా?
అవును. అవునండి. ఓకే. అవునండి. ఆ! చేసుకున్నానండి. అంటే ఇప్పుడు ఇది వరకు సోషల్ మీడియా మనకి ఇన్‌స్టాగ్రామ్ అనేది నేను చెప్పినట్టుగా రీల్సనేవి అలాగే స్క్రోల్ చేస్తూ ఉంటాము. బట్ నా గోలనేది డిఫరెంట్‌గా ఉండేది. ఎప్పుడైనా స్ట్రెస్‌గా ఉంటే చూసేదాన్ని. బట్ ఏంటంటే, ఈ గోల్ పక్కన పెట్టేసి, ఇది వాడడం వల్ల నాకు మైండనేది కూడా డిస్టర్బ్ అవుతూ ఉండేది. అలాగే కొన్ని, కొన్ని నెగెటివ్ థింగ్స్ వల్ల కూడా, ఇన్‌స్టాగ్రామ్‍లో పోస్ట్ చేసే నెగెటివ్ థింగ్స్ వల్ల గానివ్వండి, ఏదన్న సరే అది డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేస్తుంది. సో, నేనేంటంటే ఆల్మోస్ట్ చాలా మంత్స్ అయిపోయింది నేను ఇవన్నీ డీయాక్టివేట్ కూడా చేసేశాను. సో, నాకిప్పుడు ఏంటంటే, నా ఓన్‍గా నాకు సెల్ఫ్ టైమ్ అనేది కూడా ఉంటుంది. న్యూగా ఏమన్నా ఎక్స్‌ఫ్లోర్ చేయాలన్నా, ఏమన్నా నేర్చుకోవాలనుకున్నా సో, ఇట్లాంటివనేవి నాకు బాగా యూజ్ అవుతుది. అండ్ నాకు కూడా టైమనేది కూడా ఎక్కువగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. నేను ఫీల్ అయ్యాను కూడా. సో, అందుకే నేను మాక్సిమం అట్లీకి దూరంగానే ఉంటానండి. ఒకసారి అలవాటు అయ్యాను. గాబట్టి నాకది బాగా అలవాటు అనేది ఇప్పుడు నేను పడిపోయాను. ఒకవేళ గనక అలాంటి టైంలో వేరే దాని మీద గాని కాన్సంట్రేట్ చేసుకుంటే, ఆ ప్రొడక్టివిటీ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చండి ఇప్పుడు అప్లికేషన్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు యూట్యూబ్ అనేది ఉంది. యూట్యూబ్ నుంచి కూడా చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ వీళ్ళు కొంతమంది వ్లాగ్స్ చేస్తూ ఉంటారు. లేకపోతే కొంతమంది ఏ నార్మల్ లైఫ్ స్టైల్ అనేది ఇప్పుడు మన లైఫ్ స్టైల్ ఎలా లీడ్ చేస్తామో, వాళ్ళు అదే లీడ్ చేస్తారు. కాకపోతే సేమ్ కైండ్ ఆఫ్ వీడియోస్ అనేది వాళ్ళు పెడుతుంటారు. చాలామంది దానికి అడిక్ట్ అయిపోతూ ఉంటారు.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. <smacks lips> హ్మ్. నిజమే హ్మ్. అవునండి. అవును.
నోటిఫికేషన్స్ వచ్చాయంటే వాళ్ళని ఆహ్, ఈ ఇదొచ్చింది. అంటే ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు చూడండి బెల్ క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ కోసమని. ఏదైనా కొత్త వీడియోస్. వాళ్ళ క్లిక్ చేస్తారా నోటిఫికేషన్ రాగానే, వాళ్ళు వీడియో చూసేస్తారు. కాకపోతే వాళ్ళేం గ్రహించాలంటే వాళ్ళది ఇలా మనది లైఫ్ ఒక్కటే. వీళ్ళు చూడడం వల్ల వీళ్ళు టైం అనేది నష్టపోతున్నారు. వాళ్ళు అలా పెట్టడం వల్ల వాళ్ళు మనీ అనేది గెయిన్ చేస్తున్నారు.
<giggles> హ్మ్. హ్మ్. హ్మ్. వాళ్ళయేమో గెయిన్. గెయిన్ చేస్తున్నారు. అది బా చెప్పారండి. అవును. ఆ చిన్న ఆలోచన పర్సెప్షన్ డిఫరెన్స్ ఆహ్, పర్సెప్షన్ డిఫరెన్స్. ఆ! కొంచెం ఉంటే చాలు మనం చాలా వరకు మార్పు చెందొచ్చు. మన లోపల మనము. హ్మ్.
అవును. సో, అట్లాంటి వాటికి దూరంగా ఉండాలి. అవునండి. సో, అట్లాంటి మార్పులు కూడా మనం తీసుకున్నట్లయితే మనకి కూడా ఒక మంచనేది జరుగుతూ ఉంటుందనమాట. అలాగే ఇప్పుడు యూట్యూబ్‍లో అట్లాంటివి కాకుండా వీడియోసు, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా టెన్త్ క్లాస్ స్టూడెంట్ ఉన్నారనుకోండి. వాళ్ళ సైన్స్ సబ్జెక్ట్, ఫిజిక్స్ సబ్జెక్ట్స్ లేకపోతే, ఏమన్నా హై‌స్ట్ హైర్ స్టడీస్ ట్రైనింగ్ గురించి కానివ్వండి. ఇట్లాంటివి స్టడీ మెటీరియల్స్ కూడా మనకి యూట్యూబ్‍లో కూడా టీచర్స్ బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు టాపిక్సనేవి. అట్లాంటివి ఏమన్నా నోటిఫికేషన్స్ అలాంటివి మంచివేమన్నా ఉంటే, ఖచ్చితంగా అది మన లైఫ్‌లో ఉపయోగపడే నోటిఫికేషన్స్‌కి మనము ఓకే చెప్పి, మిగతావనేవి ఇగ్నోర్ చేయాలని నేను అనుకుంటాను.
హ్మ్. ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! అది కరెక్ట్ చెప్పారు. బా జెప్పారండి. అంటే నోటిఫికేషన్లు వల్ల, మనకి వచ్చే ఇబ్బందులు ఏంటి దాన్ని మన మన చేతిలోనే ఉంటుందన్నారు. ఎంత కాషియస్‌గా ఉంటే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఆహ్, అసలు పని మీద దృష్టి పెట్టి దాని తర్వాత మనకి ఆహ్, హ్మ్, ఏదో కొంచెం ఏది మంచిదో అని మనమే నిర్ణయించుకోవాలని చాలా బాగా చెప్పారు. దీని గురించి మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా మళ్ళీ మాట్లాడుదాం. ధన్యవాదాలండి.
అవునండి. అవునండి. నాకు కూడా అండి. తప్పకుండా అండి. ధన్యవాదాలు.